అంటే వీటన్నిటిలో సీరీస్ లాగా వస్తూ ఉంటాయి కదా! అవి చూస్తూంటారా? లేదంటే సీరియల్స్ లాగా ఉంటాయి కదా! అలాంటివి ఏరోజుకారోజు ఒక అన్నీ సీ సీరీస్ ఎప్పటివో కొన్ని ఉంటాయి సీరీసవి. ఒకరోజు కూర్చొని కొంతమందికలవాటుంటుంది. అందులో ఒక 6, 8 సీరీస్ ఉన్నాయనుకోండి అన్నీ ఒకరోజు కూర్చొని చూసేస్తూ ఉంటారు. లేదంటే హ్మ్, ఆహ్, కాలి ఆ!
ఆ కొంతమందిలో, ఆ కొంతమందిలో ఒకదాన్ని నేనేనండి.
ఓహో! అయితే నేను సరిగ్గానే అడిగానన్నమాట. అయితే అవేప్పడవో అది. ఆహా! ఎపిసోడ్స్ అన్నీ ఒక్కసారి ఒక్కరోజే కూర్చొని ఖాళీ దొరికిన సమయంలో చూసేస్తూ ఉంటారయితే.
అంటే <chuckles> ఆ! ఆ కొందరిలో నేను ఒకదాన్ని. ఖాళీ దొరికిన సమయం చూస్తాను. ఖాళీ దొరికిన సమయంలో చూడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడున్న పనుల వల్ల ఇంటి పనులు, ఆహ్, వృత్తి‌వి రీత్యా మనం చేసే పనులు, పిల్లలు అన్ని చూసుకుంటే ఖాళీ అసలు దొరకట్లేదు. అందుకని నేనేం చేస్తానంటే, పనిలో పని ఆ పనులతో పాటు చేస్తూ, అది చూస్తూ నా పనులు చేసుకుంటాననమాట.
అది. ఆ! హ్మ్, అని ఏ చూస్తున్నారు మీరు? ఉంటారా? మరోండిటికి ఆహ్, అది లింకనేది కుదురుతుందా మీకు? ఈ పనులు చేస్తే అవి చూసుకోవడం అది. ఈ లోపల పి‌ల్ల పిల్లాడో పిల్లో వచ్చి <chuckles> అమ్మనేదో అడగడం. ఏదోటి లేదంటే స్టవ్ మీద ఏదో చేసి రావడమో, ఏదోటి అవుతూంటాయి కదా ప్రతి ఇంట్లోను.
అవును. అంటే ఆ! అవన్నీ మేం అవన్నీ మామూలే అండీ. అస్సలు ఆ! అవ్ వాళ్ళు పిలవడం మామూలే, వెళ్ళడం మామూలే. కాకపోతే ఆహ్, ఉద్యోగం చేసే టైమ్‌లో కాక ఆ! వదలం ఒక్క ఉద్యోగం రీత్యా మనం చేసే పనులో తప్పితే, మిగిలే టైంలో, మిగిలిన టైంలో అది అ
అ చేసారు కాని అంటారా. <chuckles> ఆ! ఇది వదలం, అది వదలం అంటారా? <chuckles> అది తప్పితే ఇంకేదైనా టీవీ చూస్తూ చేసేయొచ్చంటారు.